మనకి ఇప్పటి కాలంలో చూసుకున్నట్టయితే అండి. ఎవ్వరు చూసినా ఈ డైట్ అని, ఆ డైట్ అని, అలా డైట్‌లు మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అంటే ఈ డైట్ పరిమితులు ఉన్న వారికి అంటే సంతోషంగా ఏదైనా తినిపించాలి అనుకుంటే, దాన్ని మీరు ఎలా తయారు చేస్తారు? ఏమైనా మాతో పంచుకోగలరా?
<chuckles> అవునండి. ఆ! తప్పకుండా అండి. అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాతే ఇట్లా డైట్స్ అంటే అంతకుముందు తెలుసు బట్ నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఆ! నాదొచ్చి రాలే. <chuckles> యాక్చువలీ నేను అదే ఫీల్డ్ చెప్పాలంటే నాది మెడికల్ బ్యాక్‌గ్రౌండే. ఈ ఫుడ్, న్యూట్రిషన్, ఫిట్‌నెస్ అని ఐడియా ఉంది. బట్ నా వరకు వచ్చేసరికి నేను అంత ఎప్పుడు పాట్టిచలేదు. కాకపోతే <chuckles> నేను పెళ్లి అయిన తర్వాత ఏంటంటే మా హస్బేండ్ అప్పటికే 7 ఇయర్స్ బ్యాక్ నించే రైస్ తినడం మానేసాడంట.
మెయింటైన్ చేసే పరిస్థితి రాలేదు అనమాట. <chuckles> ఆహాహా! ఓకే. యాహ్! అదే అదే లేండి. వామ్మో! 7 నుంచి అంటే రైస్ తినట్లేదు. హుహు.
అంటే అసలు రైస్ అనేది లేదు. హ్మ్, అంటే తను ఏంటంటే ఆ 120 అట్లా ఉండేవంట. ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం ఒబేసి, థైరాయిడ్ ఇట్లా ఉంటాయి గదా!
ఓపె ఆహా! ఓకే, ఓకే దానివల్ల చాలా స్ట్రిక్ట్‌గా మానేసారేమో.
హ్మ్. స్టార్ట్ చేసి మా మ్యారేజ్ టైమ్‌కి ఏంటంటే 78కి వచ్చాడు.
ఆహాహా! ఓకే.
ఆ! అలా 7 ఇయర్స్ నించి అంటే ఎట్ ఎ స్ట్రెచ్ కాదు. ఆ! 7 ఇయర్స్ నించి మెల్లి, మెల్లి, మెల్లిగా. ఇంకా అదేంటంటే ఆ! తనకి బాగా ప్రభావితం <giggles> చూపిచ్చిందని చెప్పచ్చు.
అదే అదేలేండి. సో అదే అదే. అంటే మనకీ సౌత్ ఇండియన్ వాళ్ళకి అసలూ రైస్ లేకుండా అసలు కుదరదు. అలాంటిది మీరు అసలు అంటే ఎలాంటి, ఎలాంటి డైట్‌లు ఎలాంటి వంటలు చేస్తూ ఉంటారండి మీరు?
ఆహా! నిజంగా. కానీ అంటే యాక్చలీ రైస్‌కి రీప్లేస్‌మెంట్ ఏంటంటే మీరు వినే ఉంటారు. ఈ కిన్వా, ఆహ్, రాజ్‌గిరా సీడ్స్, మిల్లెట్స్ అన్ కొర్రలూ.
ఓకే. ఓకే. మీరు కిన్వా చేస్తూ ఉంటారనమాట.
హ్మ్. ద్ రైస్‌కి అది గూడా ఎలా అనుకున్నారు 10 గ్రామ్స్ ఏమో కిన్వా, 10 గ్రామ్స్ ఏమో రాజ్‌గిరా రైస్.
ఓహో! దాన్ని గూడా అంటే డైట్‌లు కొలతల ప్రకారం చేసేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు మనకీ ఇంట్లో చిన్న మెజరింగ్ మిషన్స్ వచ్చాయి కదండీ కిస్‌చెన్ మెజర్‌మెంట్. సో, అలాంటివి వాడుతూ ఉంటారా?
ఆ! మెజరింగ్ కప్స్ హ్మ్. హ్మ్. అవును. ఆల్రెడీ ఉందండి అదీ. <chuckles> ఉంది. ప్లస్ ఏంటంటే
ఓకే. ఓకే. అలాంటిది వాడీ దాంట్లో ఎన్నెన్ని <chuckles> గ్రామ్స్ కావాలో అన్ని ఏసుకొని వంట చేస్తార
అ ఆ! అలా. ఆహ్, ఈ బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఆహ్, మరీ ఇంక మొదలు పెట్టందంటే బ్లాక్ రైస్ ఒకటి మొదలు పెట్టలేదు గానీ ఉన్న రైస్
<chuckles> ఇంక మొత్తం అన్ని ట్రై చేస్తూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు మార్నింగ్ ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్స్, కార్ను, ఫ్లేక్స్ ఇలాంటివన్నీ తింటూ ఉంటారా అండి? లేకపోతే రాగి జావా ఇలా!
ఆ! అన్నీ రైస్‌లు. అసలా లేదులెండి. అసలు బ్రేక్‌ఫస్టే తినడు. అది ఎలా అంటే 1 టు ఫైయ్యే తన డైట్. అంటే ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ ఉంది చూశారా?
ఆహా! అవునవునండి. ఓహో!
ఆ! ఆ! ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. 1-5 వరకే.
ఓకే, ఓకే.
ఆ! మార్నింగ్ వచ్చేసి బ్లాక్ కాఫీ విత్ సినమన్ ఆహ్, ద్ దాల్చిన చెక్క పౌడర్, జింజర్ అదే ఆహ్, సొంటి ప పొడి అంటారు చూసారా!
ఓకే. దాన్ని ఉడకబెట్టేసి ఆ వాటర్ తాగుతారా?
హ్మ్. అది బ్లాక్ కాఫీ అదయిపోయిన తర్వాత మళ్ళీ 11కి ఆహ్, పసుపు మిరియాల పొడి, ఆహ్, సొంటి పొడి, జీలకర్ర పొడి, మళ్ళీ దాల్చించిన చెక్క పొడి, ఇట్లా అన్నీ కలిపి అది వాటర్ మరిగిచ్చి వేడిగా
హ్మ్. ఓహో! ఓహో! అంటే అసలు అంటే ఇలాంటివన్నీ చేయాలంటే చాలా ఓపికుండాలి. అంటే మనకి ముఖ్యంగా డైట్ విషయానికి వస్తే ఈ డైట్ హెల్తీ రెసిపీస్ ఏవైతే చేయాలనుకుంటామో, మాక్సిమం అవి టేస్టీ‌గా అయితే ఉండవు. ఆరోగ్యానికి ఏది మంచిదో అది టేస్ట్ ఉండదు. సో దాన్ని మళ్ళీ టేస్టీ‌గా చేయడానికి మీరెలా ప్రయత్నిస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు మనకి బి అప్పుడప్పుడు ఈ బిర్యానీలు కానీ ఇలా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటది. ఎప్పుడు డైట్ అంటే కొంచెం కష్టం కదా! సో అలాంటప్పుడు దాన్ని కూడా ఆరోగ్యకరంగా చేయడానికి ట్రై చేస్తారా?
హ్మ్. <laughs> ఆ! అవును. అవును. నేనైతే అసలా <chuckles> హ్మ్. హ్మ్. అవును. అవును. నేనైతే అసల, ఇప్పుడు, ఇప్పుడు మా మ్యారేజ్ అయి 9 ఇయర్స్ అయిందండి ఆల్మోస్ట్. ఈ 9 ఇయర్స్‌లో నాకు లేని కళా పోషణ అంతా తెప్పించేసాడని చెప్పొచ్చు. అది ఎ ఎలా అంటే మీరు ఇది 'రాజా ది గ్రేట్ మూవీ' చూసారా? హి ఈస్ బ్లైండ్ బట్ హి ఈస్ ట్రెయిన్‌డ్ అని. <laughs> ఆ, ఆ టైప్‌కి ఆల్రెడీ అదే చెప్తాడు అందరికి. నాకేంటంటే అసలు వంట అనేది రాదండి, జీరో అంటే మైనస్ జీరో మైనస్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు.
ఓకే. ఆహా! <chuckles> ఓహో! మీరు అలా మారిపోయారన్నమాట. ఓహో! అసలు ఏమి రాని టైమ్ నుంచి మీరు ఇప్పుడు మొత్తానికి అన్ని డైట్‌లు ఫుడ్ చేసే దీనికి ఎదిగిపోయారన్నమాట.
ఆ! డైట్ ఫుడ్ అన్నీ ఫుడ్స్ అండి. ఇప్పుడు మీరిందాక అన్నారు కదా! ఎప్పుడో ఒకప్పుడు తినాలని అనిపిస్తదని, తనకట్లా సండే చీట్ డే అనమాట. ఆ! ఆ! చీట్ డే.
యాహ్! అవునవును. ఓకే ఓకే. వారానికి ఒకరోజు అయిన ప్రశాంతంగా తింటారన్నమాట.
ప్రశాంతంగా తింటారు గాని నేను ప్రశాంతంగా ఉండలేనన్నమాట. సండే వస్తుందంటే <chuckles> ఏ ఏ ఒక్క వేరైటీ కాదండి ఎ ఎలా తెచ్చుకుంటాడంటే క్రాబ్స్ తెచ్చుకుంటాడు. నేనసలా క్రాబ్స్ అనేదే తినను. వండడం నేర్చుకున్నా గాని ఎప్పుడు తినను కూడా తినలేదు.
ఓహో! అసలు అది వండడం వస్తదా అండి? నాకు కూడా రాదు. <laughs>
<chuckles> అదే అంటే అదంతా అసల అవును. <chuckles> క్రాబ్స్ తెచ్చుకుంటాడు, ప్రాన్స్ తెచ్చుకుంటాడు, చికెన్ తెచ్చుకుంటాడు
అది చాలా కష్టం అంటారు. <chuckles> ఓహో! వారంది మొత్తం ఒక్క రోజులో కవర్ చేసేస్తారు.
ఆ! మళ్ళీ ఎప్పుడన్నా బిర్యానీ తినాలనిపిస్తే బ్రౌన్ రైస్‌తో బిర్యానీ చెయ్యాలి. మళ్ళి బ్రౌన్ రైస్‌ తోని.
అది కొంచెం కష్టమే కదండీ! అంటే మనకి నార్మల్ రైస్‌తో వచ్చిన టేస్ట్ ఆ బ్రౌన్ రైస్‌తో రావాలంటే కొంచెం కష్టం. <chuckles>
రాదు, రాదు. నిజంగా అండి. అది మటికి ని నిజంగానే. బట్ ఇవి ఉన్నాయి చూసారా కిన్వా, రాధిగా వాటితో ఆహ్, ఎలా అంటే పులిహోర, ఉప్మా అవి, అవి బానే ఉంటాయి. <smacks lips> అంటే మరీ సూపర్ టేస్ట్ అని చెప్పను.
హ్మ్. ఆ! అలాంటివి ఏంటి అంటే, మనము నార్మల్‌గా ఎక్కువ వేసుకోము కాబట్టి రెసిపీస్ అవి బానే ఉంటాయి. కానీ ఈ స్పెషల్ డిషెస్ ఏవైతే ఉంటాయో అవి చేయడమే కొంచెం కష్టం అలాంటి వాటితో.
హ్మ్. <giggles> ఆ! ఇంకా బ్రౌన్ రైస్‌తో బిర్యానీయే చేస్తాను తనకి మటికి. ఇంకా ఇవన్నీ ఉంటాయి. సండే వచ్చిందంటే నాకింక కిచెన్‌లోనే అన్ ఉం ఉండిపోతాను నేను మా మటికి. <chuckles>
ఆ! అదే కదండీ! అంటే ఇప్పుడు మనకి డైట్ విషయానికి వస్తే ఈ ఆయిల్ తక్కువ వాడడం కానీ, నెయ్యి తక్కువ వాడడం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి మీరు అలాగే పాటిస్తూ ఉంటారా?
హ్మ్. అవునవును. ఆ! ఆయిల్ అయితే చాలా తక్కువండి. ఎలా అంటే ఆహ్, ఈ మధ్య ఏంటంటే తనకి చేసేవైతే కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నాడు. ఆహ్, లేకపోతే ఆలివ్ ఆయిల్. ఈ 2 ఆయిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడనమాట కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆలివ్ ఆయిల్. అది కూడా ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాడు అంటే మీకు చెప్పా కదా ఒకటింటి నుంచి ఐదింటి వరకు తింటాడని. ఆహా! ఆ ఫాస్ట్ అనేది ఫస్ట్ వెజ్జిస్‌తో బ్రేక్ చేస్తాడు. <smacks lips> అంటే క్యారట్, కీర ఇట్లా ఉంటాయి కదా! హ్మ్, తిన్నా
ఆహా! ఆహా! హ్మ్. ఓకె, ఓకె. ఆ! అలాంటివి తినేస్తూ ఉంటారనమాట. అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఉంటారు. సో, అలాంటప్పుడు ఆ ఉన్న వస్తువులతోనే మంచిగా <smacks lips> అంటే టేస్టీగా చేయడానికి ఎలా చేస్తారు మరి? ఏ ట్రైక్స్ వాడతారు? అంటే ఇప్పుడు కొంచెం కష్టమే కద! కొంచెం టేస్ట్ తీసుకొస్తే తప్ప పిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ సరిగ్గా తినరు.
హ్మ్. హ్మ్. అవును. అవునవును. అవును. అది ఎలా అయిందంటే, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళంటే యాక్చువల్లీ మేము మా అత్తగారు వాళ్ళు ఉంటారు, పక్క పక్క ఫ్లాట్. ఆహ్, అంటే ఆహ్, సో ఏంటంటే వాళ్ళకి కావాల్సింది నార్మల్‌గానే కాబట్టి వాళ్ళు అంటే ఫ్యామిలీ అంత ఫుడ్డీ అండి చెప్పాలంటే, నాన్ వెజ్ బాగా ప్రిఫర్ చేస్తారు. సో నేను
ఆహా! హ్మ్. ఓకె, ఓకె. మంచి ఫుడ్ ఫ్యామిలీ కాస్త <giggles> డైట్ ఫ్యామిలీ లాగా మారిందనమాట.
<giggles> అంతే అండి. ఆ! లేదు ఫ్యా వాళ్ళకెం చెయ్యను నేను. ఇయన్నీ ఓన్లీ తనొక్కడికే.. వాళ్ళకి నార్మల్‌గానే, ఇప్పుడు కర్రీస్ ఆహ్, ఆ! నాన్ వేజ్ బాగా చేస్తా నేను, కంపారెడ్ టు వెజ్ అని చెప్పచ్చు.
ఓకె. ఓకె. అదేనండి. ఇంకొకటి చెప్పాలంటే అదే ఈజీ అండి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనకి ఈ వెజ్‌లో ఏం వెరైటీలు చేయాలో అర్థం కాదు. అదే మన నాన్ వెజ్ అనుకోండి ఫాస్ట్‌గా ఫ్రైలు గానీ, గ్రేవీలు గానీ. ఒకసారి మనకు అలవాటు ఉంది అంటే చాలా తొందరగా చేసేయొచ్చు.
హ్మ్. అవునవును. <gasps> తొందరగా అయిపోతాయి. అవును. అలా వాళ్ళకైతే నార్మల్‌గనే చేస్తానండి. అద్ ఆ! చాలా నచ్చుతాయి కూడా చెప్పాలంటే. ఇంకా చిన్న పిల్లలంటే నాకొక బాబు ఉన్నాడండి. 5 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్.
ఆహా! మరి బాబుకి ఎలా పెడతారండి? అంటే సెపరేట్‌ గానే చేసేస్తారా బాబుకి?
అంటే బాబుకి నాకు నేను వైట్ రైసే చేస్తాను. నేనేమి పెద్ద ఆయనదేం ఫాలో అవ్వనండి.
అదే కదండీ. అంటే మీరు ఇంకా మళ్ళీ బక్క చిక్కిపోతారు, అలా.
ఆ! అంతే ఆల్రెడీ బక్కగానే ఉంటాను ఇప్పటికి కూడా. సో అంటే
సో మళ్ళి ఇంకా మెయింటైన్ చేస్తే కష్టం కదా. <giggles>
అవునవును. బాబుకి నాకు నార్మల్ రైస్ కానీ వాడు కూడా వాళ్ళ నాన్న తినే తిండే ఇష్టపడతాడు చెప్పాలంటే. ఎళ్ళి ప్లేట్ దగ్గరికి వెళ్ళి తిని అదే కావాలంటాడు. వాడు కూడా సండే వస్తే ఓ
ఇప్పుడు పిల్లలు కూడా అంటే టేస్ట్‌లు రకరకాలుగా మారిపోయాయి. ఒకప్పుడు ఏది పడితే అది తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. మాకిదే కావాలి, అదే కావాలి అని.
హ్మ్. నిజంగా. ఇది చెప్తే ఒకటి గుర్తొచ్చింది. మా బాబు నేను ఓ ఏంటంటే ఒక ఒప్పందానికి వచ్చామనమాట. ఎలా అంటే ఆహ్, 3 డేస్ ఏమో ఆహ్, అంటే మార్నింగ్ మనకి స్నాక్స్ పెడతాం కదా స్కూల్‌లో.
అవునవును. కంపల్సరీగా ఇప్పుడు అందరికి <giggles> పెట్టి పంపించాలి అన్నట్టుగా రూల్ చేసేసారు.
నేనేదో ఒక అవును. అవును. ఫ్రూట్ ఇంక్లూడ్ చేయాలని నేను ఏంటంటే, ఫ్రూట్ పెడతా అంటే కాదు అంటే వాడు కూడా చిప్స్ అంటే ఏ బయట చిప్స్ తినడు. ఇట్లా మక్కన చిప్స్ ఇట్లాంటివి తింటాడు. ఆ! వాళ్ళ నాన్న లాగే హెల్తీ పర్సన్ అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే.
ఆహా! మీరు ఇంట్లోనే అవి చిప్స్ చేసి పెడతారు. అంటే ఆహా! అంటే అది జీన్స్‌లో ఎక్కడో అలవాటు వచ్చేసి ఉంటది. <chuckles>
ఆ! అదే. అదే. సో నేను ఇంకేంటంటే 3 డేస్ నా చాయిస్, 2 డేస్ నీ చాయిస్ అని మేమిద్దరం ఒప్పందానికి వచ్చాం అన్నమాట. <giggles> అంటే 3 డేస్ ఫ్రూట్స్, 2 డేస్ వాడి ఇష్టం అన్నమాట. అట్లా బాలన్స్ చేసుకొస్తున్నాను <giggles> నేను ప్రస్తుతానికి అయితే. పిల్లలతో
ఓహో! అంటే <giggles> ఆహా! ఓకే. ఓకే. ఆ! అంటే‌ అ అలా ఆ రకంగా చూసుకున్నట్టయితే మన‌కు పిల్లలకి నచ్చినట్టు పెట్టొచ్చు, ప్లస్ వాళ్ళకి ఇచ్చిన‌వి నచ్చినవి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే, దానివల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. అంటే ఎప్పుడు ఇదే తినాలా? అదే తినాలా? అనేది లేకుండా, అన్నీ కలిపినట్టు కూడా ఉంటుందనమాట. అన్నీ అలవాటు కూడా అవుతాయి.
అవును. అవునండి. అవును. నిజంగా అంటే ప్యా అవును. ప్యాన్ కేక్స్ కూడా ఇలాగే చేస్తానండి. అంటే బాబుకి కూడా కొంచెం ఆహ్, మా హస్బెండ్ ఎలా అంటే, ఇప్పుడు వ బ్రెడ్ అనేది ప్రిఫర్ చేయడు. అసలు వైట్ ‌బ్రెడ్ ఆహ్, మై‌న్ మైదా అసలు ఇంట్లో మైదా ఉండదు. సో ఇంకేంటంటే వాడికి అసలు‌ అస్సలు వాడమండి. <giggles> ప్యాన్ కేక్స్ చేయాల్సినప్పుడు కోకో పౌడర్ ఉంటది కదా! మనకి. ఆ కోకో పౌడరు, మళ్ళీ జొన్నలతో పిండి పట్టిస్తాం కదా! మనము. ఆ! ఆ కోకో పౌడర్, జొన్నపిండి, బెల్లం.
అంటే మనకి మైదా అన్నట్టుగాను. ఆహా! అసలు వాడరనమాట. అవునవును. ఓహో! ఆ పిండితో చేస్తారా? మనం గోధుమ పిండి అయినా జొన్నపిండి అయినా. హుహు‌హు.
దాంతో ప్యాన్ కేక్స్‌ లాగా చూడ్డానికి కూడా అదేదో చాక్లేట్ ప్యాన్‌ కేక్ లాగే ఉంటది. సో వాడు ఈ
హ్మ్. అవునవును. అంటే పిల్లలకి కూడా తెలియదు కదా! ప్లస్ హెల్తీ‌కి హెల్తీ. వాళ్ళకి తినాలని అనిపించే ఫీలింగు పోతది, <giggles> మనం కూడా హెల్తీగా చేసిపెట్టినట్టు ఉంటది.
అవును. అవునవును. ఇంకా అట్లాగే హెల్తీవె అంటే, బాబుకి గూడా మాక్సిమం హెల్తీ వేనే ప్రిఫర్ చేస్తామండి. ఇప్పుడు సొరకాయ అనుకోండి. సొరకాయ మన కూరల్లో ఎట్లాగో అంత ఇష్టంగా తినలేరు కదా, దాన్ని గ్రేట్ చేసేసి.
అవునవును. చాలా తక్కువ తింటారు. ఎవరు ఇష్టపడి తినేవాళ్ళు అసలు.
ఆ! గ్రేట్ చేసేసి బియ్యం పిండి ఇట్లా వెజీస్ అన్నీ ఎసి, టిక్కీస్‌ లాగా. సో, ఆల్టర్నేట్ ఏంటంటే మనకు ఉన్న వాటిలోనే కొంచెం ఆల్టర్నేట్‌గా హెల్తీ ఆప్షన్స్ ఎత్తుక్కొని, వాళ్ళ ఫాదర్‌కీ చేసి పెట్టినట్టే, కొడుకు కూడా చేసి పెట్టాల్సొస్తుంది ప్రెజెంట్ నాకైతే.
ఆహా! అవునవును. అదే, అదే. లేపోతే మీరు ఏంటి అంటే, డైట్ పాటిస్తూ దాన్ని అంటే టేస్టీ‌గా తీసుకురావడానికి టై, ట్రై చేస్తారన్నమాట. <smacks lips> అంటే దాని వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు గదా.
హ్మ్. అవునవును. అవును. ఆయిల్ తక్కువ అంటే, ఎయిర్ ఫ్రైయర్స్ యూజ్ చేస్తాం ఎక్కువ. ఆయిల్ తక్కువ కావాలి అనుకున్నప్పుడు.
మరి దానికైతే ఆయిల్ అవసరం ఉండదు. లేదా దీని మీద అనుకోండి. ఇంక మొత్తం ఆయిల్ పోసేసి, అక్కడే ఉన్న డైట్ మొత్తం పోతది. <chuckles>
ఆ! లేదులేదు. <chuckles> ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేయమండి. ఎప్పుడన్నా ఫ్రైస్‌ లాగా తినాలనుకుంటే, ఎయిర్ ఫ్రైయర్‌ లోనె చేస్తాము. అంటే, ఎక్కువ ఎయిర్ ఫ్రైయర్ మా హస్బెండే చేస్తాడు. చెప్పాలంటే, నాకన్నా ఎక్కువ అందులో తందూరి ఆ! ఆ! అలా ఆ! అవును, అవును. ప్రస్తుతానికి ఇట్లా అనమాట.
ఓహో! అదేలెండి. సో, అది ఈజీగా అయిపోతుంది. కాస్త అలా జస్ట్ బ్రషింగ్ చేసేసి ఆయిల్‌లో పెట్టేస్తే అయిపోతుంది. అసలు అంటే, మీ డైట్‌లు అదే కదండీ. అసలు మీ డైట్‌లు కాని అంటే, మీ హస్బెండ్‌కీ మీరు చేసే వెరైటీలు, దాంట్లోనే టేస్టీగా చేయడము. మీ పిల్లలకి అసలు చాలా చక్కగా చెప్పారండి. మేము గూడా పాటిస్తాం. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. వీలైతే మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
<giggles> ధన్యవాదాలండి.